ఓకె. <giggles> ఓకె. నిజంగానే ఇది మంచి విషయం అండి. హ్మ్.
ఆ! మా పాపని ఇప్పడికి అంటాను. ఆ! చిట్టితల్లి బోలెడన్ని గిఫ్ట్లు కొన్ని లాక్కుంది నా దగ్గర. మొత్తం నువ్వు రిటర్న్ లాగేసుకో అంటాను మా పాపని.
<laughs> నిజంగానే గదా! ఇప్పుడు పాపొచ్చిన తరువాత లవ్ అంతా అటే పొయి, అటే వెళ్ళిపోయిద్ది గదండీ! గిఫ్ట్లు గూడా, అటే వెళ్ళిపోతాయి. ఆ! గిఫ్ట్లు గూడా అటే వెళ్ళిపోతాయి. అంటే నాకు కూడా పాపుంది. సేమ్ సిట్యుయేషన్ నాది గుడా.
<chuckles> నా వైఫ్ అదే ఫీల్ అవుతుంటది. అదే అంటది. తనకి ఇంత ముం ఆ! సేమ్ అండి. ఇక్కడా అంతే, నేనేంటంటే ఇంతకుముందు తనకేమైనా ఒక చాక్లెట్సవి తెచ్చేవాడిని. ఇపుడు మొత్తం చాక్లెట్లన్నీ క అక్కడికెళ్ళిపోతున్నాయి, నేను బం ఎంత బావుంటదండి. బండి మీదొస్తున్నప్పుడు, పెద్ద అరుపరుసుకొని మన ఇంట్లో ఉండి బయటకి వస్తుంటే పాప, నేను బండి ఆపగానే పరిగెత్తి పరిగెట్టి వచ్చి డోర్ దగ్గర నిలబడతదొచ్చి. "నాన్న నాన్న" అని అరుస్తా ఉంటది.
<giggles> హ్మ్. ఓకె. <laughs> హ్మ్. ఓకె. అయ్యో! నిజంగా అండి. హ్మ్, అదే గదా అసలైన లవ్ అంటే, అదే అసలైన ప్రేమ. హ్మ్. నిజంగానే.
ది బెస్ట్ మొమెంట్ అండి. నాకు ఎవ్రీడే. ఎవ్రీడే నాకు. నాకు ఆఫీస్ దగ్గర బండి స్టార్ట్ చేసినప్పుడు ఫిక్స్ అవుతాను.
హ్మ్. అంటే మన కోసం వెయిట్ చేసే పర్సన్స్ వాళ్ళున్నారు ఇంటి దగ్గర.
ఎంత బావుంటుందండి అది. నెక్స్ట్ మా పాపని ఆహ్, ఎవ్రీ ఇయర్ అండి. ఇప్పటికి థ థ థర్డ్ ఇయర్ కదా! ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ రోజు గెటప్ యేస్తామండి. సాంట గెటప్ పాపకి. దానికి ఇప్పడికి ఎన్ని మంత్స్, ఫస్ట్ యేసేటప్పటికి ఆహ్, ఐ థింక్ 7, 8 మంత్స్‌కే తనకి ఫస్ట్ డ్రెస్ యేసామండి. క్రిస్మస్ సాంట డ్రెస్.
అవును నిజంగానే చాలా బావుంటుంది. హ్మ్. హ్మ్. ఓహో! ఓకె. హ్మ్. ఓకె. 7, 8 మంత్స్‌కే మీరేసేసారా? అంటే డ్రెసెస్ అవైలబుల్‌గా ఉంటాయా మనకి?
అహా! 7, 8 మంత్స్‌కేసి చెప్తాను చూడండి. 24థ్ నైటు, నేను నాకొక అలవాటుండిపోయిందండి. చిన్నప్పుడేంటంటే చర్చ్ ఎగ్గొట్టి స్క్ సినిమాకెళ్ళిపోయేవాళ్ళం. నేను, మా తమ్ముడు, <giggles> మా ఫ్రెండ్స్ మా ఇంట్లో ఏమో చర్చికెళ్తున్నాం అని చెప్పి. మేమిద్దరం సైలెంట్‌గ యెళ్ళిపోయేవాళ్ళం సినిమాలకి. ఇప్పటికే అది ఒక ఆచారంలా అయిపోయింది మాకు. 24థ్ నైటు
హ్మ్. ఓకె. అయ్యో! ఓకె. <giggles> ఓకె. అంటే, స్టిల్ ఇప్పడికి గూడా మీరు ట్వెంటీ ఫిఫ్ ఆహ్, 24థ్ నైటు మూవీకెళ్తారా? అంటే చర్చులో ఉండరా అండి మీరు? చర్చ్‌లో మనకి కంపల్సరీగా కేక్ అనేది కట్ జేస్తారు. సో, సెలబ్రేట్ చేసుకుంటారు గదా! హ్మ్. హ్మ్. చెప్పండి.
కంపల్సరీగా ఏదో ఒక మూవీకి. యెళ్తాం యెళ్తామండి. క్లై క్లైమాక్స్‌కేంటంటే, జస్ట్ అలా కనిపించడానికి సైలెంట్‌గ యెళ్లి అక్కడ దూరిపోతాం చర్చిలోని. మేము కూడా వచ్చాం అన్నట్టు.
ఓకె. అంటే మూవీ కంప్లీట్ చేసుకొనొచ్చి చర్చులో దూరుతారు అనమాట.
ఆ! ఇది మాకు ఎప్పడి నుండి అలవాటనుకుంటున్నారు, ఐ థింక్ మాకు 10థ్, ఇంటర్ల కానియండి మాకు అలవాట్లివి, ఇంకా అది కంటిన్యూ అయిపోతుంది. అయితే ఈ టైంలో మా నాన్న మా ప ప మా వైఫు ఈళ్ళిద్దరూ కలిసి చర్చులన్నీ తిరుగుతూ ఉంటారు. తిరిగి అక్కడ సెలబ్రేషన్స్ అన్ని ఫోటోలు దిగడం గానీ, తిరగడం కేక్ కొనుక్కోవడాలు. ఇవన్నీ ఇద్దరూ చేసేవాళ్ళు. ఇప్పుడు పాప ఎంటర్ అయిపోయింది కాబట్టి, పాపను తీసుకొనెళ్తున్నారు. ముగ్గురు కలిసి, ఈళ్ళు ముగ్గురు కలుస్తారు. మా అమ్మ ఏం ఉండదులెండి మా పక్కింటి ఆంటీ ఉంటారు. ఆళ్ళిద్దరూ కలిసి చర్చ్‌కెళ్ళిపోతారు. ఇలాగ స్ప్లిట్ అయిపోతాం 24థ్ నైట్ మాత్
హ్మ్. హ్మ్. ఓకె. హ్మ్ హ్మ్. హ్మ్. ఓకె. హ్మ్. ఓకె. హ్మ్. <chuckles> అవును. అవును, అవును. ఓకె. ఓకె, మరి హ్మ్, ఇక్కడ చూస్తున్నట్తైతే మీరు వేరే హ్మ్, చెప్పండి. ఆ! చెప్పండి.
ట్వెంటీ ఫైవ్ ఫిఫ్త్ మాత్రం, ట్వెంటీ ఫిఫ్త్ మాత్రం కేక్ కొనుక్కో ఈళ్ళు నైట్‌కే కేక్ కట్ చేసేస్తారు. 25థ్ మాత్రం మా అమ్మ ఫుల్ వంటలు చేసేస్తది. పిండి వంటలు చేస్తారు.
హ్మ్. ఓకె. ఓకె. ఇప్పుడు నేను అదే అడుగుదామనుకున్నానండి. అసలు వంటల గురించి అడుగుదాం అనుకున్నా. మరి క్రిస్ట్
ఆ! పిండి వంటలు చాలా బా చేస్తారండి. పిండి వంటలు చేస్తారు, బిర్యానీ చేస్తారు.